నిజమండి. నిజం. అవును.
నాకులా పనిచేసేవాడెవడు అప్పుడు లేదు. అవును. ఉండడండి. అప్పుడైతే నీకు సెలవు క్యాన్సెలంటారండి. అందుకనే కంపెనీ
ఆ! ఇంక అన్నీ నువ్వే దీసుకుంటే, అలా ఉంటుందన్నమాట. <chuckles>
ఎహె. అవ్ అందుకేనండి అప్పుడూ, కంపెనీ కూడా ఎ ఎంత తెలివిగా ఆలోచిస్తది చూడండి. నీకు సెలవు కావాల అంటే నీకెంటోడినో తీసుకొచ్చి అక్కడ పెట్టంటారండి. అందుకేనండి ఒక ఓ ఒక పని తెలిసినోళ్ళు అందరికి తెలియాలండి. ఆడికొక్కడికే తెలీకూడదండి. లేదంటే, వాడు సడన్‌గా మానేసెళ్ళిపోతాడు, ఎవరు చేస్తారండి నెక్స్టు. అందుకనే ప్రతి పని ప్రతి ఒక్కరికి తెలియాలంటదండి. ఒకేళ ఆహ్, ఎంత చెప్పినా ఎవడన్నా డల్లగుండి నేర్చుకోలేదనుకోండి, వాడికి శాలరీలో ఇంక్రిమెంట్లు అయ్యేముండవండి.
హ్మ్. ఓహ్! అవునండి. అవును. నిజంగా. అవును. హ్మ్. ఓహ్! అట్లా గూడా ఉంటుందనమాట. ఆ!
అప్పుడూ మొత్తం అయన్నీ కట్ చేసేత్తరు. అవును. ఎందుకంటే, నీ పని తీరు బాలేదు, నువ్వు నేర్చుకోటల్లేదు. నేర్చుకున్నోళ్ళకి శాలరీ పెంచుతారు. అసలు నేర్చుకోలేనోడుగ అలా కూడాగ ఉంటదండి. అందుకేనండి, మేయినందరును శాలరీలి
అవును. అవును. అలన్ సో, మీరూ చాలా జ
ఆ! ఆహ్, ఇంకోటండి మేయినందరికన్ అందరూ ఏవనుకుంట
చాలా చెప్పేవాళ్ళనమాట మీరు కూడా.
అవునండి. అయితే అందరూనూ ఎక్కువగా ఏమాలోచిస్తారని చెప్పనండీ, ఈ శాలరీలు, ఇంక్రిమెంట్లు సంవత్సరం కానీ, సెలవులన్నది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంటండి. ఈ సెలవుల కోసమైనా వాడు నేర్చ్ ఆహ్, వాడు నేర్చుకున్నాదీ పక్కోడికి నేర్పిస్తానే ఉంటారండి. ఒర్రిది నేర్చుకో, రేపొద్దున నేను లేపోతే ఉండదు.
నిజ్జంగా అసలు. <giggles> ఇంకా ఖచ్చితంగా సెలవులు కావాలి అని. <laughs>
అవునండి. అవునండి. ఇదీ చాలా ఎక్కువుంటదండి. అప్పుడూ ఎందుకంటే, ఒక్కొక్కళ్ళు సెలవులు త్ ఇప్పుడు ఆహ్, పండగలొచ్చినియనుకోండి, ఒక్కొక్కళ్ళు పదేసి రోలు, 15 రోలు సెలవులు పెట్టేస్తారండి. ఈ 15 రోలు మేనే అంటే, ఎలా అంటేని ఉదాహరణకి, ఓకే. ఇప్పుడు ఉన్నారనుకోండి, కొన్మా అన్ని చోట్లా అన్ని మతాల వారు ఉంటారండి. ఇప్పుడు కా ఈ నెల క్రిస్‌మస్ అండి. ఇప్పుడు క్రిస్‌మస్‌కి కొంతమంది పదిహే 10 రోలు సెలవులు పెట్టెళ్ళిపోతారండి. ఈ 10 రోలు, ఎవరైతే ఉంటారో క్రిస్‌మస్ సెలబ్రేట్ చేసుకునేవోళ్ళు వాళ్ళు చెయ్యాలండి. నెక్స్ట్ సంక్రాంతొస్తది, సంక్రాంతికి వాళ్ళెళ్ళేవోళ్ళండి, క్రిస్‌మస్ అలాగొచ్చుం లేదంటే వర్కు బ్యాలెన్సవ్వదండి. కంపెనీ లాసయిపోద్దండి. అందుకనే ఇలాంటి వాతావరణం బహిరంగ భావాలు పంచుకునే వాతావరణం ఎప్పుడు తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ నేను నేర్చుకోడం వల్ల, నాకు నా చుట్టుపక్కలున్న వాళ్ళందరికీ ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చెయడానికెప్పుడూ చూస్తూ ఉంటాను. ఇలాంటియి చేస్తూనే ఉంటానండి నేనెప్పుడూను.
ఆ! అవును. అవునండి. అవును. హ్మ్. ఓహో! ఓహో! అలానా. నిజమండి. అవును. ఓహ్! చాలా బాగా చెప్పారండి మీరు. మీరు ఎలా చేస్తారు, ఒకళ్ళకి చెప్పడమయినా, లేకపోతే వాళ్ళనెలా చేపిస్తారు, ఏదైనా సిగ్గుపడ్డంలో వాళ్ళు అలా చేసినా కూడా, మీరెంత బాగా చెప్తారు వాళ్ళని చెప్పేలాగా. మళ్ళీ మీకు అలా బాగా చెప్పారండి. చాలా ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.

అవునండి. అప్పుడు మీరున్నారు కదండీ కంపెనీలో కమ్యూనికేషన్ అని. తర్వాత నేను అదే కంపెనీలోకెళ్ళిన తర్వాతండి. ప్రతిరోోజు మాకు డిఎంఎస్ అని ఉంటదండి. డి.ఎం.ఎస్. అని. డైలీ మేనేజ్‌మెంట్ సిస్టమని ఉంటదండి. డైలీ, మేనేజ్‌మెంట్, సిస్టమని ఉంటదండి. అంటే డైలీ నువ్వు ఏం చేయాలి? నీ మేనేజ్‌మెంట్ ఏంటి? సిస్టము. అంటే అక్కడ ఉన్న పద్ధతులు ఏంటి? ఇయన్నీ వూటుల గురించి మాట్లాడుతులదండి. అప్పుడు అన్ని డిపార్ట్‌మెంట్లతోటి మనం ఆహ్, కో ఆర్డినేటయ్యి ఇప్పుడు మనం ఏదైనా చేసేస్తున్నామనుకోండి. నీ డిమాండ్
అవును. అవును. హ్మ్. ఓకే. ఓకే డిఎంఎస్. ఆ! ఓకే. ఆ! హ్మ్. అవును. మీరు అయ్యేవారా అలా? <giggles>
హ్మ్. అవునండి. అక్కడ కూడానండి. ప్రతిరోజు పొద్దున్నే మనం డ్యూటీ స్టార్ట్ జేసే ముందు ఇది మాట్లాడుకోవాలండి. 10 మందిలో ఉండి అది మ ఎవరైతే ఆ రోజు డ్యూటీకొచ్చారో వాళ్ళందరూను నుంచుని. మనం మె మాట్లాడుకోవాలండి. ఎలాగంటే అండి హ్మ్ ఇంత ముందు షిఫ్ట్‌లో జరిగిన ప్రాబ్లమ్సు, వాళ్ళు చేసిన సక్సెసు అయన్నిటిల గురించి మాట్లాడుకుని మనమేమి చేయాలి.
ఓకే. హ్మ్. ప్రాబ్లమ్స్ ఆ!
మనమని ఆ మీ భావాలు పెంచె స ఆహ్, పంచుకోండని మనం చెప్పాలండి. కంపెనీ అలాంటి వాతావరణం క్రియేట్ చేసిందండి. అప్పుడు మేము ఆహ్, ఈ రోజు ఆహ్, నేను ఈ వర్క్ చేస్తా. నేనీ వర్క్ చేస్తా. ఆహ్, ఈ రోజు ఈ ప్రాబ్లమ్ స్టైలో వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ నేను అదోనండి క్లి క్లియర్ జేస్తాను. ఇలాంటియన్నీ మేము మాట్లాడుకోవాలండి. అలాంటియి మాట్లాడుకొని అప్పుడు పని మొదలుపెట్టాలండి. అయ అలా మాట్లాడుకోకుండా పని మొదలుపెట్టడానికి లేదండి.
ఓకే. ఆ! నిజమది అవును. హ్మ్. అవును. అవును. ఓహ్! అవును. మీరు చెప్పింది రైటే. అలాగే మీ కొలిగ్స్ కూడా ఏంటంటే కొంతమంది మాట్లాడడానికి కొంచెం ఎంబారిసింగ్‌గా అలా అనుకుంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. ఏదనున్నా కూడా చెప్పలేకపోతారు కదా! అలాంటి వాళ్ళని చూసి మీరెప్పుడన్నా మాట్లాడాలి అని కొంచెం వాళ్ళకి సహాయం చేసినవి అలాంటివున్నాయా అండి?
అది అవునండి. అవును. అవునండి. ఇక చెప్పనండి? ఉప్పుడు అక్కడ ఈ కంపెనీలో ఎలాగుంటది చెప్పనండి? ఇప్పుడు వాడిని మనం తొక్కేస్తున్నాం అనుకోండి. ఇలాగె ఉదాహరణకి మేము చెప్తున్నాను. ఒకని గాని తొక్కేసామనుకోండి. వాడికెమీ రాట్లేదు. అన్నీ మనకే వచ్చునాయండి. మనకెక్కడ ఇబ్బందవుతదో చెప్పనా అండి. నువ్వెప్పుడైనా స నువ్వెప్పుడైనా సెలవు పెట్టాలనుకోండి. నీకులా పని జేసేవోడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టంటారండి అప్పుడు.
హ్మ్. ఆ! ఓకే. అవును. ఆ! ఓహ్! అవును.